ఓకే. ఓకే. ఆ!
పండు కాయలు 36 కాయలు. మా నాన్నగారు తినరు ఆయనకి షుగరు. మా అమ్మగారు ఊరెల్లారు. మా తమ్ముడికి సీతా పాలపకాయలంటే పడవు. 36 కాయలు నేనే తినాలిప్పుడు. అవి పాడెయ్యకూడదు.
హ్మ్. ఓకే. ఆ! ఆ! <laughs> అంతేగా మరి మొత్తం మీ మీదే పడిందనమాట పెద్ద బాధ్యత. <chuckles>
ఇంక చూడండి. ఆ! అదంటే రాక్షస ప్రేమనిపించింది నాకు. పోనీ ఆయన ప్రేమగానే తెచ్చారు. నేను ఒప్పుకుంటాను. పిల్లకిష్టమైంది, పిల్ల తింటదని తెచ్చారు. ఓ వ ఓ 10 కాయలు, ఓ 12 కాయలు తెస్తే బాగుండేది. 36 కాయలు. చూడండి బ్రేక్‌ఫా‌స్ట్, లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫా‌స్ట్, లంచ్, డిన్నర్ నాకు 3 రోజులయ్యే. 3 రోజులేంటి వారం రోజులయ్యే దగ్గర, దగ్గరగా.
హ్మ్. అవును. ఓకే. <giggles> వామ్మో! ఓహ్! ఓహ్! అట్లా తిన్నారనమాట బాగా మంచిగా!
ఆ! ఎలాఅంటే, సీత పలపకాయలు చూస్తే విరక్తొచెంతలా తి పెట్టారనమాట.
ఆహా!
నాకేదన్నా ఇప్పుడు నచ్చింది అని చెప్పాననుకోండి. ఇంత మొత్తం నింపేస్తారనమాట ఇంట్లో స్టాక్ దాంతో.
ఓహ్! అట్లా కూడా ఎంతో అదృష్టవంతులు మీరు. మాకైతే వంద సార్లు అడిగితే ఒక్కసారి తెస్తారు.
ఆ! ఆ అదృష్టం మనేనిక ఆ! అదృష్టం అండి. నేను కాదనట్లేదు. కానీ, అదంటే ఏలా ఉందో తెలుసా? రాక్షస ప్రేమలా ఉంటది నాకు.
హ్మ్. హ్మ్. <giggles>
ఇప్పుడు ఆహ్, బ్రహ్మానందం గారిదొకటుంటది గదా! కంచవేంటి ఇంత పెట్టారంటే, ఫుడ్డు అంటారు గదా! <chuckles> ఇంతుందే, తింటే జరిగిపోద్దంటారనమాట.
అవును. అవును. తింటానే ఉంటారనమాట. అవునవును. <chuckles>
అలా ఉంటది. అంతా ఫుల్‌గా ఆహ్, పెట్టేస్తూ ఉంటారు. చేస్తుంటారు ఏదైనా తిట్టారనుకోండి. నేనేడ్చిన రోజు మాత్రం అసలా ఆళ్ళు తప్పున్నా, నా తప్పున్నా నేనేడ్చాను, అలిగాను అనుకున్న రోజుంటదింకా. ఆ రోజు ఇంక నాకు అదేంటిది జీనీ వచ్చినట్టే బయటికి, అడిగినయన్నొచ్చేస్తాయి.
హ్మ్, సో హ్మ్. హ్మ్. వామ్మో! అంటే అడిగినయన్నీ కోరికలు తీర్చేస్తారనమాట. అలాగే అలాగే ఇప్పుడు స్నేహితులుంటారు కదా! స్నేహితుల్లో కూడా మనం వాళ్ళకేమన్నా అవసరం పడిందంటే మన దగ్గరకొచ్చి, ఎంతో నయగా మాట్లాడతారనమాట. అంటే, చాలా దగ్గరగా అంటే క్లోజ్‌గా అలా ఎవరైనా మాట్లాడారా మీ స్నేహితుల్లో ఎవరన్నా?
ఆ! ఆ! అలాగా ఆ! చెప్పండి. అవును. అవును. నిజమేనండి.

అయితే అదేనండి. ఇప్ మా తాతగారు అదే మా తాతగారేంటంటే ఎక్కడ తిన్నా పాపం దొరికిపోయేవారన్నమాట. ఎలా అంటే మా తాతయ్య మా ఊరు కాకుండా పక్కూరెళ్లి ఒక కిలో ఒక ఒక ఓ గంట దూరమనమాట. ఆ ఊరికెళ్ళి ఆ ఊరిలో స్వీట్ షాప్‌లో స్వీట్ కొనుక్కుని ఓ పావు కేజీ స్వీట్ తినేసొచ్చేసేవారు. కానీ అక్కడ కూడా మా చుట్టాలుండేవారు. ఎవరో ఒకళ్ళు ఎళ్ళేవారు, మా ఊర్లో. మా ఊర్లో కొంచెం మా తాతగారు వాళ్ళు బాగా తెలిసినోళ్ళనమాట. ఆహ్, మా నాన్నమ్మ పేరు మనెమ్మగారనమాట. "మనెమ్మగారు, మీ ఆయనగారు అక్కడ కుర్చోని తినేత్త‌న్నారండి" అని చెప్పేవారు. అంతే ఇంటికొచ్చిన తర్వాత ఉండేది మా తాతయ్యకి అసలా
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! అవునులేండి. ఓకే. <chuckles> అప్పుడు గబగబా ఎళ్ళేవాళ్ళా మరి? <laughs> లేదు. ఇంటికొచ్చేదాకా వెయిట్ చేస్తారా? మరి లేదంటే అక్కడికే వెళ్లి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా?
నార్మల్ కోటింగ్ కాదు. ఆ! అక్కడికి అటు ఫోన్లు ఇక తీసుకొచ్చి, ఆయనొచ్చేస్తారు. మళ్ళీ తినేసి అంటే ఇప్పుడు ఫస్టు ఈ ఊర్లో తినేవారన్నమాట స్వీట్ షాప్‌కె‌ళ్లి. ఊర్లో తింటంటే ఊర్లో ఎవలో ఒకళ్ళు వచ్చి చెప్పేస్తారు. అంటే మా తాతయ్యకి చాలా సార్లు షుగర్ డౌన్ అయిపోయి సీరియస్ అయిపోతే, ఊర్లో అందరూ హెల్ప్ చేసి హాస్పిటల్‌కి, ఆహ్, అంబులెన్స్‌ని పిలిపిచ్చి చేయడానికి తెలిసి చేసారన్నమాట. అందుకని ఎవరైనా తింటే చెప్పేస్తారు ఊర్లో. స్వీట్ షాప్ వాళ్ళక్కూడా ఇంకా ఈయనొచ్చినా, స్వీట్ అడిగినా, ఇవ్వద్దని చెప్పేశారు.
ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఆహా! <laughs>
చెప్పేస్తే ఇంకా పక్కూరెళ్ళి తినడం మొదలెట్టారు. పక్కూర్లో నుంచి కూడా చూసి ఇంటికి రాంగానే ఇంట్లో పాపం జొన్న అన్నం, పెరుగు, కూర ఇయన్నమాట ఆయనకి. ఆ!
ఆహా! హ్మ్. అవును. అంతే కదా మరి. షుగర్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఆ! షుగర్ అంటే ఇయ్యే కదా! ఇయి ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆయన పక్కూరెళ్ళి తినేసి రాంగానే మా నాన్నమ్మ, "నీ కోసం ఇన్ని చేసి నేను ఆ! చేత్తంటే, ఇన్ని పత్యాలు పాటిత్తంటే, ఇంత మంచిగా, రూట్‌గా వండిపెడతంటే, నువ్వు పక్కూరెళ్ళి తినేసి వస్తావా?" అని చెప్పి ఒక రౌండ్ కోటింగ్ వేసుకున్నారు అసలా మా తాతయ్యకి మా నానమ్మ అసలా. అంటే ఆయనకేంటంటే కాలు డయాబెటిక్ ఫుట్ వచ్చేసిందండి. పాపం రోజు పొద్దున్నే లేసి మా నానమ్మ గారు డ్రెస్సింగ్ చేసేవారు. కట్టు కట్టేవారు. అన్ని చేసేవారు. ఈయనెళ్లి తినేసొచ్చేసేవారు. అది తినేసొచ్చేసరికి షుగర్ పెరిగిపోతే డయాబెటిక్ ఫుట్ ఆయన తిన్నా, తినకపోయినా, ఆయన కాళ్ళు చెప్పేస్తదండి తిన్నారా? లేదా? ఉబ్బుతది కదా!
హ్మ్. హ్మ్. <laughs> అవునంతేగా. <laughs> అవునవునవును. హ్మ్. హ్మ్. అవును ఇంకా. అవును. అంతే కదా! కొందరికి భలే బయట పడిపోతాయంటారు! ఏది తిన్నా కూడా!
ఆ! ఆ! తిన్న వెంటనే కాలుకి తెలిసిపోద్ది కాలు ఉబ్బడము, కొంచెం సీము పట్టడం, ఇట్లాంటియి తెలిసిపోతే దొరికిపోయారు. తిట్లు తినేవారు. ఇది కామన్ ఆయనకి. ఎంత తిట్లు తిన్నా మళ్ళీ ఎళ్ళి తినేసొచ్చేసేవారు. అదనమాట. ఇంకోటేంటంటే ఆయన మెడిసిన్ ఏసుకునేటప్పుడు ఎలా అంటే ఒక మాటనేవారు, "నీ చేతి మాత్ర, వైకుంఠ యాత్ర" ఈర తాత. అని చెప్పి అనేవారన్నమాట. అలా ఇచ్చి ఏపించుకునేవారు మాత్రలు. అలా చేసారు. చాలా అంటే ఆయన ఎఫర్ట్స్ అనేవి చాలా క్యూట్‌గా అనిపించేయి. బయటకు తీసుకెళ్ళి మాకు తినిపించడము, ఇలా లాస్ట్ ఇంతకీ మా బావకిప్పించిన తరువాత రూ. 30 మా నాన్నమ్మ తిట్లు, "ఆ పిల్లోడికిప్పిచావు. నువ్వేం తినడానికి ఆ పిల్లోడికి 30 రూపాయలెట్టి ఇప్పించావు నువ్వు ఫస్ట్ అది చెప్పు?" <chuckles> అని చెప్పి, తిట్టేది. మా తాతగారయితే నేనేం తినలేదు, అయితే ఈ ముగ్గురికి కూడా తీసుకెళ్ళి ఇప్పిచు అని చెప్తే, ముగ్గురుం తిన్నామన్నమాట. అలాగా. ఎఫర్ట్స్ అనేవి పెట్టేవాళ్ళు వాళ్ళు. అంటే ఈ పనులు అంటే మనము అవసరానికనే అనుకోకుండా, ఎఫర్ట్స్ అని కూడా అనుకోవచ్చు. ఎఫర్ట్స్‌లో కూడా వాళ్ళ ప్రేమ కనిపిస్తది అని చెప్పొచ్చు.
హ్మ్. అయ్యయ్యో! హ్మ్. అవునులేండి. హ్మ్. <laughs> ఓకే. హుహు. హ్మ్. అంతేగా మరి. <laughs> హ్మ్. ఆహా! మరీ అవునవునవును.

చాలా సార్లు. ఇప్పుడు మా సిబ్లింగ్సే తీసుకుంటా నేను మా తమ్ముడున్నాడనుకోండి. వాడికి డబ్బులు కాని అంటే ఇది వరకు నార్మల్‌గానే ఉండేది. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన దర్వాత వాడింకా చదువుకుంటున్నాడు. అయితే వాడికి డబ్బులు కావాల్సొచ్చినప్పుడల్లా అసల ఆ ఎలా ఉంటు ఆడి ప్రవర్తనెలా ఉంటదంటే అప్పడివరకు అపరిచితుడిలా బిహేవ్ జేసేవోడు సడెన్‌గా రామంమయిపోతాడనమాట. "నందిని, నందిని" అనుకుంట "అక్క, అక్క" అనుకుంట <chuckles> తిరుగుతాడు నా చుట్టూ.
ఓకే. హ్మ్. ఓకే. ఆహా! హ్మ్. <chuckles> అంటే మనకి అర్థమైపోతుందన్నమాట. తనకేదో అవసరం మనతో అందుకని ఇంత ప్రేమగా ఉన్నాడు అనని.
అవును. అవసరమని గాదు కానియండి. అదో కొంచెం ఓవర్ యాక్షన్ జేస్తున్నాడు ఈడికేదో కావాలి. అన్న ఆహ్, ఉంటదన్నమాట. అంటే ఇప్పుడెప్పుడనా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్ళాలి లేతే ఫ్రెండ్స్‌తో బయటికెళ్తున్నాను, హోటల్‌కెళ్తున్నాను డబ్బులు కావాలి అంటే మా నాన్నగారిస్తారు. కొంచెం ఎక్స్‌ట్రా కావాలి అన్నప్పుడు ఇంక అడుగుతాడు గదా! "అక్క ఈ" కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య రీల్స్ వస్తాయి గదా. ఆ రీల్స్ పంపిస్తాడన్నమాట. ఎలాగంటే ఆహ్, ఇప్పుడు బలగం మూవీలో ఒక సాంగుంటది. ఇంటికి పెద్దోదంటే ఐలయ్యా పెద్ద మనసుండాలి. ఐయి పంపిస్తాడన్నమాట.
ఆ! అవునవునవును. <chuckles> ఓకే. అవును. <laughs> సో మనకప్పుడు అర్థం అయిపోద్దన్నమాట. ఏంటా ఏంటానని.
ఆ! ఈడికి హ్మ్, ఇంకోటి ఈ మధ్య చాలా వచ్చినియి. మా అక్క మనసు ముందు హిమాలయం చిన్నా అనుకుంటా ఇయన్ని పెడతాడు.
హ్మ్. <chuckles> <laughs> ఓకే. అలాగా మీ తమ్ముడు ఇలా ప్రేమను ఎక్త్ వ్యక్తం జేస్తారనమాట. అలాగే ఇంట్లో అమ్మ కానీ, నాన్నగారు కానీ ఇలా ఎమనన్నా చేసిన రోజులున్నాయా?
కాకాపాటుతూంటాడన్నమాట. ఆ! ఇలాగ.